అయితే ఇదివరకు చూసుకుంటేనేమో, మొత్తం అంతా కూడాను క్యాష్ పేమెంట్లనేయి జరిగాయి.
నిజమే.
రూపాయి గాని, రూ. 2 గాని, రూ. 10 గాని, రూ. 1000 గాని ఏదైనా గాని ఓకెనా? ఇప్పుడు యే ఈ డిజిటల్ పేమెంట్లు గాని అయ్యి ఇయ్యి వచ్చిన తరువాత, మన జీవితంలో అనేది పెను మార్పులనేయి వచ్చినయి. అలాగా ఈ డిజిటల్ పేమెంట్స్ అనేది పూర్తిగా మారిపోతే మన జీవితం ఎలా మారిపోతుంది అనుకుంటున్నావు నువ్వు?
ఓకె. పూర్తిగా మారిపోతే ఎంటేమైతుందంటే అంటే, మారిపోతుంది కూడా. ఆల్రెడీ నేను ఒక న్యూస్ విన్నానన్నమాట. అదేంటంటే స్వీడన్‌లో ఒకప్పుడు ఫస్ట్ కరెన్సీ ఇంట్రొడ్యూస్ చేసింది స్వీడన్ అంట. సో వాళ్ళే కరెన్సీ నోట్
ఆ! స్వీడన్ కరెన్సీ అనేది ఇంట్రొడ్యూస్ చేసారు వాళ్ళు. హుహు. అవునా?
చేశారు. సో తర్వాత ఏమైందంటే, ఇప్పుడేంటంటే మొత్తం డిజిటల్ పేమెంట్స్ లోకి మారిపోయింది. ఇప్పుడేంటంటే కరెన్సీ తీసుకోరు అక్కడెక్కడ, మొత్తం కూడా ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆన్‌లైన్‌లోనే. పేమెంట్ చేయాలి. క్యూఆర్ కోడ్ చేయాలి. లేకపోతే కార్డ్ తోనైనా స్వైప్ చేయాలి కానీ క్యాష్ ఇవ్వడానికి లేదు.
ఎందుకని అలాగా! ఒక్కసారిగా క్యాష్ అనేది అంతరించిపోయింది అని చెప్పేసనా అక్కడ?
సో, వాళ్ళు అయిపోయారు. లేదు. లేదు. వాళ్ళు మారారన్నమాట. అంటే, వాళ్ళందరికంటే ముందుగా వాళ్ళు ఆ మార్పుని స్వీకరించారు. ముందుకు వెళ్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు గూడా ఇండియాలో గూడా అంతే కదా. సో
అయితే ఇప్పుడు, మరి ఇప్పుడు దాన్ని వాళ్ళు క్యాష్ అనేది వాళ్ళు తీసుకొచ్చారు ఫస్టయితే. ప్రచురణ గాని, ఏదైనా గాని క్యాషనేది వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. అయితే, ఈ డిజిటల్ పేమెంట్సనేది ఎవరు తీసుకొచ్చారు ఫస్ట్ అసలకి?
ఓకె. నిజం. అవును. డిజిటల్ పేమెంట్స్ అనేది ఎవరు తీసుకొచ్చారు అంటే, వాళ్ళే తీసుకొచ్చి ఉండొచ్చు. మేబి.
వాళ్ళే తీసుకోండొచ్చుండా మొత్తం గూడాను, హ్మ్. అలాగే జరిగితే ఎలాగా? వాళ్ళే క్యాష్ తీసుకొచ్చిన డిజిటల్ పేమెంట్స్‌ని ఎందుకు దీసుకొస్తారు వాళ్ళు?
అవును నిజమే అయ్యుండొచ్చు అది కూడా! నాకు కూడా పూర్తిగా తెలియదు. సో, ఇప్పుడేంటంటే ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ అనేది క్యాష్‌ని తీసుకొచ్చింది వాళ్ళు. ఎందుకంటే క్యాష్ అనేది క్యాష్ కష్టం కదా! ఎప్పటికప్పుడు.
ఆహా! అంతేగా మరి. వాస్తవమేగా నువ్వు చెప్పింది.
క్యారీ జేయలేరు. ఎప్పటికప్పుడు చిల్లర కావాలి. సో ఇదంతా వద్దనుకుని వాళ్ళు ఏంటంటే మెల్ల మెల్లగా ఒక న్యూ మెథడ్ ఇలా డిజిటల్‌లోకి మారారు. మొత్తం మారారు, ఇది బాగుంది. ఇందులో ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఫెయిర్‌గా జరుగుతుంటాయి. ఇప్పుడు క్యాష్‌లో అయితే గనక ఏదైతే అక్కడక్కడ టాక్సులేదో చూపించేసి, ఎగ్గొట్టేసి కొంచెం దాచుకోవచ్చు గాని, డిజిటల్ ఏంటంటే పూర్తిగా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా ఆహ్, చూస్తుంటది గదా! మానిటర్.
హుహు. అవును. అయ్యుండొచ్చు, అయ్యుండొచ్చు. అవును వాస్తవమే. మరి నువ్వు మరి నువ్వు ఇక్కడ డిజిటల్ పేమెంట్స్ వల్ల ఏమేం లాభాలు పొందుతున్నావ్ జెప్పసలకి?
ఓకె. ఏంటంటే ఇప్పుడు, వెజ్ ఇప్పుడేంటంటే దాని సౌకర్యమన్నమాట. చాలా సౌకర్యంగా మారిపోయింది. మన పేమెంట్సనేవి చాలా సౌక్యంగా సౌకర్యంగున్నాయి. ఇప్పుడేంటంటే, ఒకప్పుడు ఖచ్చితంగా క్యాషుండాలి ఇంట్లో. ఖచ్చితంగా క్యాషనేది నిలవ పెట్టుకునేవాళ్ళు. దానివల్ల ఏమయ్యేదంటే, ప్రతి ఇంట్లో గనక ఎప్పుడన్నా ఒక దొంగలు పడ్డా ఖచ్చితంగా క్యాషుంటుందని, వాళ్ళు ఆహ్, బీరువాల బలొక్కొట్టడం, ఆ క్యాష్ ఎత్తుకోవడం జరిగేస్ ఎ జరిగింది.
ఏంటిదా సౌకర్యం? ఏంటిదా సౌకర్యం ఏంటి? ఆహా! ఎలాగా? మరిప్పుడు దీనివల్ల దొంగతనాలనేవి చయిగా తగ్గినయంటావా ఇప్పుడు నువ్వు మరి?
అలా దక్కలేదు. కానీ, ఇంకొక డిజిటల్ రూపంలో పెరిగినాయి. మోసాలు, ఆన్‌లైన్ ఫ్రాడ్స్ ఇవి పెరిగినాయి. సో, ఫిజికల్‌గా తీసే <chuckles>
ఏది మంచిదనంటావు మరి? ఏది మంచిదిక్కడ? దొంగతనాలైతే ఇంటికొచ్చేవాళ్ళు, ఇప్పుడైతే డైరెక్ట్‌గా బాంక్‌లో రూపంలో నుంచే తీసుకుంటున్నారు కదా! మరి ఏది కరెక్టు. హుహు.
ఎక్కడ అసలా సేఫ్టీ అనేది లేదు. ఈరోజు, ఈరోజు మందైతే రేపు మం రేపు మందైతదో కాదో తెలీదు.
హ్మ్. రేపు మనది కాదు. అంతే వాస్తవమే అది మరి.
అంతే. ఈరోజు బాగుంటే చాలు అనుకోవాలి అంతే. ఎక్కడైనా మనము ఎంత సేఫ్‌గా ఉన్న, ఆన్‌లైన్ ఫ్రాడ్‌లో బారిన పడొచ్చు. లేకపోతే కొన్ని, కొన్ని సార్లేంటంటే ఫిజికల్ క్యాష్ కూడా, మరి దొంగతనం ఇది కూడా జరుగుతుంది గాబట్టి మనకి సేఫనేది చెప్పలేం. ప్రతిరోజు ఉంటుందని చెప్పలేం.
ఇప్పుడు ఈ డిజిటల్ పేమెంట్స్ అనేది కూడాను ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకంగా ఉంది. అవునా?
ఓకే.
ఆ! ఇక్కడ బయట దేశాల్లో చూసుకుంటేనేంటి అంటే, బ్యాంక్ నుంచి బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవచ్చు. కానీ, మన ఇండియాలో మాత్రం థర్డ్ పార్టీ యాప్స్ అనేయి ఉన్నాయి.
ఓకే. ఓకే. అవును. అవును.
అర్థమైందా? ఇప్పుడు ఫోన్‌పే కానీ, పేటీఎమ్ కానీ, ఇలాంటియి అన్ని కూడాను థర్డ్ పార్టీ యాప్స్ అనేయి ఉన్నాయి మనకి. హ్మ్. వీటి వల్ల లాభాలేంటి? నష్టాలేంటి?
నిజమే. నిజమే. థర్డ్ పార్ట్ యాప్స్ అని ఉన్నయి. ఈ థర్డ్ పార్టీ వల్ల యాప్స్ వల్ల లాభాలేంటి? లా నష్టాలేంటి అంటున్నావా?
అవును. వాస్తవం. నేనడుగుతుందదే.
ఓకే. ఇప్పుడు లాభాలంటే అన్నీ పేమెంట్స్ జేసుకోవచ్చు. కొంచెం నష్టం ఏంటంటే అందులో కొంచెం కన్వీన్స్ చేసి ఆ! కన్వీనియన్స్ ఫీజ్ అని దీసుకుంటాడు. 2 రూపీసో, 3 రూపీసో. అంతే. ఈడ ఇదైతే కొంచెం నష్టమే. ఇప్పుడు వాళ్ళే గనుక ఒకప్పుడు ఇప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్ ఉంది, హెచ్‌డీ‌ఎఫ్‌సీ బ్యాంక్ ఉంది, ఈ 2 గనక వాళ్ళే గనక ఫోన్‌పే ఆ! లేపోతే గూగుల్ పే లాంటివి వాళ్ళే తీసుకొచ్చేస్తే గనక క్లియర్‌గా ఉంటుంది కదా! ఈ థర్డ్ పార్టీ యాప్స్ నుండి. అవును. ఈ థర్డ్ పార్టీస్ అనేయి ఉండవు. నిజం. నిజం. వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని చేస్తే బావుంటది కానీ, వాళ్ళేంటంటే మరి వీళ్ వీళ్ళు చేస్తున్నారని వాళ్ళు జెయ్యట్లేదో, లేపోతే దీని మెయింటెనెన్స్ గాని, దీని యెస్.
అవును. కరెక్టే. హుహు. ఉన్నాయి. ఈ పెద్ద కష్టమనేది ఉండదు గదా! మొత్తం అంతా కూడాను. చాలా వరకు సులభతరంగా ఉంటది మొత్తం అంతా. హ్మ్. మరది వ్యాపారం కదా! ఇక్కడ ఏదన్నా గాని ఇప్పుడు. వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వీళ్ళు, వీళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు, తీసుకొచ్చేశారనుకో మొత్తం అంతా గానీ ఏదన్నా అయిపోద్ది గదా! కానీ, చూడు ఇప్పుడు కావాలంటే బ్యాం‌క్‌లు కూడాను ముందుకొచ్చేస్తున్నాయి, వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు, దాంట్లోనే అది యా చేయటానికి.
అవును. <chuckles> అవును. చేస్తే మంచిదే. యాక్చువల్‌గా ట్రాన్సాక్షననేది ము కంప్లీటవుతుంది. క్లియర్‌గుంటుంది. కొంచెం ఫీస్ కూడా తగ్గుతుంది. నాకు తెలిసి కా ఇదేంటి కన్వీనియన్స్ ఫీజూ ఉండకపోవచ్చు అని అనుకోవట్లేదు కానీ, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే, వాళ్ళు చేసేది మీరన్నట్టు వ్యాపారం, ఖచ్చితంగా ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా ఒక 5 ట్రాన్సాక్షన్ జరుగుతేనే బయట తరువాత నుంచి పడుతుంది. ఎంతో కొంత. ఏటీఎం నుంచి పైజా 5 ట్రాన్సాక్షన్స్ అంతే లిమిట్. జస్టు దాని తర్వాత డబ్బులు‌గిది చెల్లించాలి.
వ్యాపారమే. అవును. మరి ఈ వాస్తవం అది. అయితే ఇప్పుడు ఇప్పుడు చూడు నువ్వు కావాలంటే, బస్సు టికెట్ కొనాలన్నా గాని, డా ఫ్లైట్ టికెట్ కొనాలన్నా గాని, ఏది కొనాలన్నా గాని, నువ్వు ఈ డిజిటల్ పేమెంట్సనేది కూడాను, పెద్ద పీట ఏస్తా ఉన్నాయి. ఇది ఉంటేనే మనం చేయగలుగుతున్నాం, మనం క్యాషుంటే కొన్ని మాత్రమే చేయగలుగుతున్నాం, డిజిటల్ పేమెంట్స్‌కి పెద్ద పీట ఏస్తా ఉన్నారు ప్రతి దానికి కూడాను.
ఓకే. అవును. ఓకే. నిజమే. అవును. చాలా పెద్ద పీటే ఏస్తున్నారు.
ఇది మంచిదనంటావా? చెడ్డదనంటావా?
మంచిదే. ఎందుకంటే అన్నీ అవుతున్నాయి కదా! ఇప్పుడు, ఒక ఎయిర్ టికెట్ కొనాలనుకో, ఒకప్పుడైతే వాళ్ళ ఏజెన్సీ ఏజెన్సీ లేకపోతే ఏజెంట్సుండేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్లి, మొత్తం మన వివరాలిస్తే గాని, వాళ్ళు చేయడం, మరి దానికి కొంచెం ఖర్చు, వాళ్ళతో పాటు ఫ్రీ‌గా చెయ్యరు కదా వాళ్ళు. సో, వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళతో పాటు ఫీస్ కూడా చెల్లించాలి వాళ్ళ ఫీసు. సో, ఇవన్నీ అయినా కూడా ఏంటంటే కొన్ని, కొన్ని సార్లు వాళ్ళు వాళ్ళ మిస్టేక్ వల్ల కూడా కొన్ని, కొన్ని సార్లు రాంగ్‌గా ప్రింటఅవ్వొచ్చు. ఆ టికెట్సనేవి రావొచ్చు, అది లాస్ట్ మొమెంట్‌లో చూసుకొని మనం, యా ఏం చేయలేని సందర్భం కూడా జరుగుతుంది. సో, ఇదేంటంటే మన ఓన్‌గా ఉన్నప్పుడేంటంటే మనం ఒకటికి రెండు సార్లు
అవును వాస్తవం. కరెక్టే కదా! మరి. మరి కరెక్టే. నువ్వు చెప్పింది కూడాను ఇదంతా కూడాను వాస్తవమే. కాకపోతే మరి, బ్యాంక్ కానీ, ఇయన్నీ కూడాను ప్రజలకు దగ్గరగా ఉంటున్నాయి ఈ సహాయాలు చేయటనికి.
ఓకే. ఓకే.
హ్మ్. అసలు ఉంటనయ్య అని చెప్పేసని. అంటే, ఇప్పుడు నువ్వంటే చదువుకున్నావు.
అంతే నిజం. అంటే, బ్యాంక్‌లనేవి అది
నువ్వంటే చదువుకున్నావు. ఇప్పుడు మన ఇంట్లోనే పెద్దవాళ్ళనే వాళ్ళున్నారు.
ఓకే.
వాళ్ళకి సరిగ్గా ఇప్పుడు అర్థం కాక ఇయన్ని కూడాను ఎక్కడికైనా ఎళ్ళినా గాని ఫోన్ పే జెయ్, లేకపోతే గూగుల్ పే చెయ్యి అన్నట్టుగా అననంటా ఉంటారు. వాళ్ళకేవన్నా రాకపోతే ఏం చేస్తారు వాళ్ళు? ఇలాంటి వారికి మరి ఏంటి మనకి ఎలాంటి ఎడ్యుకేషన్ అనేది ఒస్తది వాళ్ళకి? ఏమన్నా ఉన్నాయా ఇట్లాంటి వాటికొచ్చి?
ఓకే. ఈ ఫోన్‌ పే, గూగుల్ పే గాని వీళ్ళకి యూజ్ చేయడం రానప్పుడేంటంటే, వాళ్ళిళ్ళ దగ్గర ఉన్న పిల్లలు, వాళ్ళ పిల్లలు ఉంటారు గాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా దెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు కూడా లేరంటే గనక అప్పుడు అలాంటి సందర్భంలో వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి. ఇదెలా వాడాలి? ఎలా వాడకూడదు? వాళ్ళకి తెలిసి 1, 2 అకౌంట్‌లకే వాళ్ళేక్కువగా ట్రాన్సాక్షన్ జేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలకి పంపించడం లేపోతే పిల్లలు గనక వీళ్ళకి పంపిస్తుంటారు.
మరీ, మరిప్పుడు నువ్వు నువ్వుకు నువ్వు చెప్పింది వాస్తవమే. కానీ, చిన్న పిల్లలకి స్కూల్లో ఇలాంటి సబ్జెక్ట్ అనేది పెట్టడం మంచిదేనా?
ఓకే. నిజమే. అవసరమే. వాళ్ళకి ఏంటంటే పెట్టొచ్చు. పెట్టొచ్చు. కాపోతే ఏంటంటే, వాళ్ళు పిల్లలకి ఏంటంటే చాలా క్యూరియాసిటీ ఉంటది కాబట్టి చిన్నప్పటినుంచే వాళ్ళు ఈ సబ్జెక్ట్ పెట్టకపోయినా వాళ్ళు నేర్చేసుకుంటారు. ఎందుకంటే, వాళ్ళకి అంత క్యూరియాసిటీ ఉంటది. దాంతో పాటు వాళ్ళు చెప్పగలరు. ఇక్కడ ఈ విధంగా ఫ్రాడ్ అవుతుంది. ఇక్కడ ఇలాంటి ఫ్రాడ్ జరుగుతుంది. లేపోతే ఇలా యూజ్ చేసుకోవచ్చు, లేపోతే ఇలా రివార్డ్స్ తెచ్చుకోవచ్చు అని వాళ్ళకి వాళ్ళే నాలెడ్జ్ వస్తుంటుంది. అంతగా ఇప్పుడు వి విస్తృతి పెరిగిపోయింది. సో, ఈ సబ్జెక్ట్ కంటే కూడా ఓకే.
పెట్టొచ్చా ఇలాంటియన్నీ గూడాను? వాస్తవం నువ్వు చెప్పింది... వాస్తవం నువ్వు చెప్పింది మాత్రం అవును. ఇప్పుడు నువ్వు నీకీ సంగతి తెలుసా? నీకీ సంగతి తెలుసా? ఇప్పుడు గొప్ప గొప్ప దేశాలు ఏయ్యతే ఉన్నయో, వాటిల్లో పిల్లలందరికీ కూడాను 13 సంవత్సరాలే ట్రేడింగ్ కానీ, ఇట్లాంటి వ్యాపార వృత్తుల్లో కానీ, ఇట్లా ఉద్యోగాలు చేయటానికి గానీ, ఎళ్ళిపోతా ఉంటారు వాళ్ళు. వాళ్ళొక బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ జేసుకోవాలి వాళ్ళు 13 సంవత్సరాలకే. తెలుసా నీకీ సంగతి?
యెస్, యెస్. అవునవును. నిజమే. అవునవును తెలుసు. విన్నా నేను గూడా.
హా! అయితే, మన దగ్గర ఎందుకని చెప్పేసని ఇలాగా మరి చిన్న పిల్లలు లాగానే చూస్తారు బాల్యం అని జేప్పేసి అని, నీకు ఏమన్నా అనిపిచ్చిందా ఇట్లాంటి విషయాలు మన దగ్గర గూడా ఒస్తే బావుండు అని జెప్పేసని?
<chuckles> అంటే, మన సాంస్కృతి ఏంటంటే అలానే ఉండింది. చిన్నపిల్లలే ఎప్పుడు వాళ్ళు పదమూడో ఏళ్ళోచ్చినా వాళ్ళు చిన్న పిల్లలే. 18 దాకా వాళ్ళు పెద్దవాళ్ళు కాదు అనే విధంగా ఉంటది. వాళ్ళ మైండ్‌సెట్. మా ఇండియన్స్ మైండ్‌సెట్స్ అంతే. సో, ఆ మైండ్‌సెట్ నుంచి బయటపడే వరకు వీళ్ళకి అకౌంట్స్ అనేవి తీయడం గాని ఇలాంటివి చెయ్యరు అంత ఈజీ‌గా. వాళ్లేంటంటే, హ్మ్ ఇంకా ఏంటంటే మళ్ళీ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అనేవి ఫెయిర్‌గా జరుగుతాయో? లేదో? తెలియదని ఒక భయం. పెద్దలకి ఏంటంటే ఫస్టే భయం. వీళ్ళ అకౌంట్ మిస్‌యూజ్ ఏవన్నా అవుతుందా?
హ్మ్. చిన్నపిల్లలేనా ఇంకా. ఓకే. ఆ! అంతే. వాస్తవమే. నువ్వు చెప్పింది మాత్రం. హ్మ్. మరి, మరి, మరి... మరి పిల్లలందరు కూడాను ఇప్పుడు ఇలాగ చేస్తా ఉన్నారు గదా! ఫోనుల్లో తీసుకొని ఇట్లాగా డిజిటల్ పేమెంట్స్‌కు. అంటే, ఏదన్నా గేమ్‌లాడుతా ఉన్నారు ఇక్కడ. ఓకే నా. గేమ్‌లాడుతున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే టపా టపా కొనేస్తా ఉంటారు కాయిన్‌లు అయన్నీ గూడాను ఆళ్ళ నాన్న అకౌంట్‌లో నుంచి.
ఓకే. చేస్తున్నారు. అవును. యెస్. యెస్. అవునండి. చేస్తుంటారు. <chuckles> పెద్ద నష్టమేంటి, నేను, నేనొక వీడియో చూశాను. ఆ వీడియోలో ఏంటంటే, ఆ పబ్‌జీ గేమ్‌లో ఆ స్కిన్స్ కొనడానికి ఒక పిల్లాడు లక్షకి లక్షలు, లక్షలు వెచ్చిచ్చాడు. వాళ్ళ డ్యాడీ మరి అకౌంట్ నుంచి. లక్షలు. అంటే, వేలు గూడా గాదు. ఆ! ఆరు లక్షలు ఎనిమిది లక్షలు <chuckles> 8,00,000 పే స్పెండ్ జేశాడు. అంటే, అదే
కానీ, అది పెద్ద నష్టమే చేకూరుస్తుంది గదా! మరి తెలిస్తే బావుండు గదా! పిల్లలకి. అయ్యో! రామా! ఇలాగ. ఆహా! పెద్ద లక్షలే మొత్తం వేలు కూడా కాదనమాట ఇక్కడ. హా! ఎంత ఇరవై ఇరవై లక్షలా?
8,00,000 దాకనుకుంటా. 8,00,000 యెస్. ఎనిమిది లక్షలు అప్పనంగా ఇచ్చేశారు.
రూ. 8,00,000 వామ్మో! ఆ! మరి ఆ నాన్నగారి అకౌంట్‌లో అంతంత పెట్టుకున్నప్పుడు చూడు మరి ఎంతవరకు ఇది నష్టమే కదా! మరి పిల్లలకి అవగాహననేది కల్పించకపోతే. హ్మ్. మరి భావి తరాలకి, భావి తరాలకి ఈ డిజిటల్ పేమెంట్స్ గురించి తెలవటం మంచిదే గదా! ఎంత లేదనుకున్నా గాని. హ్మ్. ఆహ్
నిజమే. అవును. కాపోతే ఏంటంటే మరి పిల్లలు యెస్. యెస్. తెలవడం మంచిదే. అంటే, ఎక్కడ యూజ్ జేయాలి? ఎలా యూజ్ జెయ్యాలి. మరి ఎలా మరి ఎప్పుడు యూజ్ చేయకూడదో కూడా చెప్పాలి. ఆ తరువాతేంటంటే ఈ సైబర్ ఫా ఫ్రాడ్డులు ఉన్నాయి గదా! దానికి సంబంధించి చట్టాలుంటాయి గదా! అవన్నీ గూడా నేర్పిస్తే గనక మంచిదే యాక్చువల్‌గా. వాళ్ళు గూడా నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఎలాంటి ఫ్రాడ్ జేయకుండా గాని ఉంటారు.
వాస్తవం నువ్వు చెప్పింది. మరి ఆహా! అవును. వాస్తవం. అయితే, ఇప్పుడు మరి తర్వాత ఫ్యూచర్‌లో ఈ డిజిటల్ పేమెంట్స్ అనేది ఎలా ఉంటే బావుంటది అని చెప్పేసని నువ్వనుకుంటున్నావు జెప్పు?
ఓకే. ఎలా ఉంటదంటే, అంటే అందరికి అర్థం గావాలి.
ఊహించుకోగలవా నువ్వేదన్నా ఇలా చేసేస్తారు అని చెప్పేసనేది?
ఓకే. చేయగలను. అంటే
'ఇస్మార్ట్ శంకర్‌లో' గనక చిప్పు పెట్టినట్టు, మన చేతుల్లో ఏదన్నా చిప్పు బెట్టాలి గాని అట్లాంటియేదన్నా? <giggles>
చిప్ పెట్టేస్తారు. అంటే, ఆ చిప్పు, చిప్పనేది రెడీ అవుతుందని నేను గూడా విన్నాను. అంటే, మన చెయ్యికి పెట్టేస్తారంట. ఈ చెయ్యుంది హ్యాండుంది గదా! హ్యాండ్ పక్కన పెట్టు
అవునా! చెయ్యికే పెట్టేస్తారు డైరెక్ట్‌గా ఎన్ఎఫ్‌టీ ట్యాగేస్తారా మనకి?
యెస్ ఏసేస్తారు. మనకొక గొర్రకేసినట్టు ఏసేసి, ఇంగా ఇది మనదే సరుకన్నట్టు ఏసేస్తారు. గదుంటేనే ఎక్కడైనా నిజమే. దీని గురించి నేను విన్నాను. ఎయిర్ టికెట్స్ దగ్గర నుంచి, ఎటన్నా వెళ్లాల్సిన ఎళ్లాల్స వెళ్లాల్సిన చోటు దగ్గర నుంచి, మనం తినాల్సింది ఎక్కడికి వెళ్ళినా ఇదుంటుందమాట. ఈ ట్యాగు. దీంతోనే పేమెంట్సవుతుంటాయి, దీంతోనే మనం మనల్ని మానిటర్ గూడా చేస్తుంటారు. ఎక్కడున్నా దొరికిపోతా ఉంటాం.
విన్నావనమాట అయితే మాత్రం. ఏంటి ఇదంతా గూడాను ఎక్కడ జూశా? సినిమాల్లో జూశావా? లేకపోతే, నిజంగానే అనుకుంటున్నావా నువ్వు?
నిజంగానే. ఇది నిజంగానే జరగబోతుంది. అంటే, 2050 వరకు జరగబోతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఇదంతా ఇవన్నీ ఒస్తాయి. ఈ చిప్సనేవి ఒస్తాయి. ఖచ్చితంగా. ఆ చిప్‌లోనే మన డేటా అంతా ఉంటుంది. మనకు ఎలాంటి రోగాలున్నాయి, మనం ఎలాంటియి తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవద్దు, ఎప్పుడు డాక్టర్‌ని కలవాలి, ఎప్పుడు డాక్టర్‌ కలవాలి, ఇలా మారిపోతయి.
నిజంగానే జరగబోతందా ఇది. ఆ! వాస్తవం అది. మరిదీ మారిపోతే మంచిదే నంటావా? ఇలాగా మన డేటా అదంతా గూడాను, ఒక్క చోటే ఉండటం గాని ఇట్లాంటియన్నీ గూడా నువ్వు చెప్పినట్టుగా ఆహారం, మనకి ఏ, ఏ రోగాలున్నాయి? ఏంటి అనేది? ఆ! ఆ!
ఇప్పుడు, ఇప్పుడు ఫోర్స్‌గా మనం నెట్టి వేయబడుతున్నాం. ఇప్పుడు మనకు తెలియకుండానే మనం ఫోర్స్‌గా నెట్టి వేయబడుతున్నామనమాట. ఇప్పుడు చూడు క్యాష్‌తోని క్యాష్‌తోని మనం ఒక విధంగా పని మొత్తం చేయగలిగినా గూడా, ఇంకా ఫీ ఇంకా ఈజీ‌గా ఉంటుందని జెప్పేసి, ఈ ఫోన్‌పేకి, గూగుల్‌పేకి మన అలవాటు జేసేశారు. ఈ గూగుల్‌పే, ఫోన్‌పే కంటే కూడా ఇంకా సౌకర్యవంతంగా ఉంటుందని జెప్పేసి, నెక్స్టు చిప్స్ తీసుకొస్తారు. అప్పుడేంటంటే, తప్పని పరిస్థితనమాట. ఏదన్నా ట్రాన్సాక్షన్ జరగాలన్నా మీ దగ్గర చిప్ లేపోతే కాదు. ఇప్పుడు ఆ విధంగా. కాబట్టి ఖచ్చితంగా అలాంటిది జరగబోతుంది. ఖచ్చితంగా జరుగుతాయి కూడా.
అవునా! ఇట్లాగే జరుగుతుంది మొత్తం. ఏన్ కచ్చితంగా జరుగుతయని అంటావు. అయితే ఇప్పుడు, ఇది తరువాత జరిగే విప్లమాత్మకమైన నిర్ణయమా? ఖచ్చితంగా. నువ్వునుకుంటది మాత్రం.
జరుగుతాయి. మార్పు. ఆ! విప్లవాత్మక మార్పు. ఖచ్చితంగా.
విప్లమాత్ విప్లమాత్మక మార్పు.
విప్లవాత్మకంగా మార్పు.
సర్లే, ఇద్దరికి కూడా నోరు తిరగట్లేదు.
చాలా రివల్యూషనే చేంజ్ అంటారుగా అది. అదనమాట ఖచ్చితంగా జరుగుతుంది. తర్వాత ఏమవుద్దో నేను ఊహించలేను. ఎందుకంటే హ్మ్. ఆ చిప్ తరువాత నెక్స్టు స్టేజేంటో నాకు కూడా తెలియదు. బహుశా, ఎవరైనా చెప్తే వింటాను.
అ! అంతే రివల్యూషను. ఇదొక రివల్యూషన్ లాగా అయిపోతుందనమాట మొత్తం కూడాను. హ్మ్. అంతే. ఇంక నీ వరకు నువ్వు, ఇంత వరకు అంతే చేసావనమాట. ఈ డిజిటల్ పేమెంట్లనేది పూర్తిగా మారిపోతే ఎలా ఉంటది, అనే దాని గురించి. అసలు చెప్పి, ఒక అదే రివల్యూషనరీ ఆహ్, ఒక ఐడియా అనేది తీసుకొచ్చి విప్లమాత్ విప్లమాత్మక మార్పు. <laughs>
అవును. కాదు. విప్లవాత్మక మార్పు. <laughs> విప్లవాత్మక మార్పు. నేనే మ నేనే చెప్పలేను సరిగా మాటలు. కానీ చెప్తున్నా.
రావట్ల. <laughs> <laughs> హ్మ్. పర్లేదు రివల్యూషన్‌ని తీసుకొచ్చింది. ఇట్లాగా మార్చేదాన్ని ఏదంటే అది. హ్మ్. మన డిజిటల్ పేమెంట్స్ కాని, ఏదైనా గాని పూర్తిగా మారిపోతే ఎలా ఉంటది మన జీవితం అనేది. చాలా చక్కగా వివరించావనమాట. నీతో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
<chuckles> రివర్‌లూషను చేంజ్. యెస్. అవును. నీతో మాట్లాడడం కూడా చాలా సంతోషంగా ఉంది. నీలో కూడా విప్లవాత్మక మార్పులు రావాలని. మరి డిజిటల్ పేమెంట్‌లో ఇంకా పూర్తిగా మారాలని కోరుకుంటూ నీకు ధన్యవాదాలు చెప్తున్నా.
<laughs> ధన్యవాదాలు.